అవునవును. హ్మ్.
ఆ టైమ్‌లో తిన్నామనుకోండి మనకి ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది. మన పొట్టలో గూడా ఏదోకటి యేసినట్టు ఉంటుంది. <smacks lips> అది ఎంప్టీ‌గా <laughs> అది ఎంప్టీ లేకుండా కొంచెం దానికి కూడా ఓకే. వీళ్ళేదోకటేసారు కదా! మనం కూడా శక్తినిద్దాం అనే ఒక ఆలోచ
పొట్టలో యేసేసి, పడేసి నువ్వు లోపల ఉండు అంటారా! ఓకె. కాసేపు <giggles> వాళ్ళకి ఎనర్జీ ఇచ్చి కూర్చుంటే మన పని అయిపోతుంది అనుకుంటదా. నైస్! నైస్! మరి రాత్రి ఎలాంటిది ప్రిఫర్ జేస్తారు నైట్ టైమ్ ఎక్కువ?
అయిపోతుంది. అని జెప్పేసి ఉంటూ ఉంటుంది. రాత్రి అయితే నేనైతే రా రాత్రి కూడా రైసే తింటాను. కాకపోతే మనకి టైమింగ్ అనేది 8 లోపు తినేసి రైస్. ఆ! ఈ పది వరకు ఏదైనా వ నడవటం కానివ్వండి. కొంచెం అటు ఇటు తిరగటమా లేదా ఏదైనా చిన్న పనులు రేపు పొద్దునకేమన్నా చేసుకునేయి ఉంటే చేసుకోవటమా. ఇలా చేసుకున్నామనుకోండి, తిన్న వెంటనే పడుకోకుండా ఉంటే అది కూడా మనకి అంటే వెంటనే డైజె పడుకుంటే డైజెస్ట్ అవ్వదు.
లోపే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును.
ఏదన్నా పని చేస్తేనే అవుతూ ఉంటుంది గాబట్టి మధ్యాహ్నం తిన్నది హ్యాపీ‌గా డైజెస్ట్ అవుద్ది. ఎందుకంటే చాలా పనులు జేస్తూ ఉంటాము.
చాలా టైమ్ ఉంటుంది గాబట్టి. మీరన్నట్టు రాత్రి గూడా ఎ తొందరగా కంప్లీట్ చేసి మనం పడుకునే 2 గంటల ముందు కంప్లీట్ చేసుకొని ఉంటే అది అప్పడికి అరిగిపోయి ఉంటది. స్లీప్ గూడా బావుంటది అంటారు.
ఆ! చేసుకుంటే బావుంటుంది. అవునండి. ఇంకొకటి ఈ రోజుల్లో స్వీట్స్ కానివ్వండి, ఈ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ బాగా తింటూ ఉన్నారు. సో, కొంచెం మనం ఆరోగ్యం కోసం ఈ రిఫైన్డ్ షుగర్స్‌తో తయారు చేసేవి తగ్గించుకోవటము. ఈ మైదాతో తయారు చేసేవి తగ్గిచ్చుకోవడము. రోజు మంచిగా ఇన్ని లీటర్లనీ మనం నీళ్లు తాగాలి. 3 నుంచి 5 లీటర్లు. హ్మ్. దాన్ని ఆహ్, మంచి నీళ్ళు తీసుకోవటం కానివ్వండి, మనం ఎప్పడికప్పుడు కాస్తో గొప్పో ఈ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండటం అంటే హైట్‌కి ఇంత వెయిట్ ఉండాలి. ఏజ్‌కి ఇంత వెయిట్ ఉండాలి. సో దీన్ని కూడా మనము ఉన్నామా? లేదా? అని చూసుకోవటము లేకపోతే ఒకవేళ దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? ఓవర్ వెయిట్ ఉంటే దానికి మనం ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకొని రోజు ఒక రొటీన్‌గా ఒకటే మంచిగా పాటిస్తూ ఉంటే మనకి శరీరంలో కావాల్సిన శక్తి వస్తుంది. ఏదన్నా గబుక్కున ఒక్కొక్క రోజు మనం ఒక్కళమే ఉంటాం కాబట్టి పెద్ద పని ఉండదండి. ఒక 10 మంది మన ఇంటికొచ్చారనుకోండి. ఆ రోజు ఎంత పని అయిపోతుంది మనకి. ఆ రోజు అప్పడికప్పుడు శక్తి గావాలంటే ఇన్ని రోజులు తినన్నారు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి!
నైస్. నైస్. హ్మ్. హ్మ్. హ్మ్. డీహైడ్రేషన్. హ్మ్. అవునవునవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. <giggles> నిజంగా. నిజంగా. ఆ! అంతే కరక్టే. మీరన్నది కరక్టే. అంటే రోజు ఎంతో కొంత మనకట్లా వెళ్తూ ఉంటేనే గదా! శక్తొచ్చేది. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్ ఎనర్జీ‌లాగా గ్లూకాన్ డి అనే యాడులు తప్ప నార్మల్‌గా.
<chuckles> నిజంగా ఇంక మనం గూడా గ్లూకోన్ డీలు తాగుతూ కూర్చోవాలి. <chuckles>
<giggles> ఆ! అంతే అంతే. చాలా బా చెప్పారండి అంటే ఆహారం ఏ విధంగా తీసుకుంటే ఆ శక్తి వస్తుంది? దాని ప్రభావం ఎలా చూపిస్తుందని చాలా బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
హ్మ్.